తనకి పెళ్ళయింది వివాహ బంధం అన్నది, ఊహించని పరిణామమండి. పెళ్లి ఆహ్, ఇంకోటి చెప్తానండి, ఏదండీ గో అదే సముద్రాన్నయినా ఈదగలడు గానీ, సంసారాన్ని వీదలేనని చెప్తా <chuckles> అని చెప్తారండి పెద్దలు. ఏయ్! ఈళ్ళెందుకిలా చెప్తారనుకున్నాను గానండి, అది నాకనుభవమండి. అయితే మళ్ళీంకోటండి, పెళ్లి ఇదే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూసుడని జెప్ ఈ 2 చెప్తారండి. అంటే, ఏంటి ఈళ్ళలాగ అంటున్నారు, ఈళ్ళకేం చేత కాదా, అనుకుంటానండి నేను. అనుకున్నానండి. కానీ పెళ్లి చేసి చూస్తే దానికి తగ్గట్టు పెళ్ళే అనుకుంటాం గానీ, పెళ్లి తర్వాత 2 సంవత్సరాల వరకు పెళ్ళే గురించే ఉంటదండి.
హ్మ్. ఖచ్చితంగా. సంసారాన్నీదలేడు. అవును. హ్మ్. హ్మ్. <giggles> ఓకే. హుహు. పెళ్లి చేసి చూడు. అవును. అవును. అవును. <laughs> ఓకే. అస్సలు, అస్సలు కథ పెళ్లి తర్వాతనేనండి మొదలసలూ.
అవునండి. నేనూ మా అక్క పెళ్లయితేనండీ, ఆహ్, పెళ్లయిపోయింది హమ్మయ్య! అనుకున్నాను, తాళి కట్టేసిన తరత. పెళ్ళైన పెళ్ళికి ముందుకున్న ఖర్చు కన్నా, పెళ్ళైయిన తరువాత డబల్ ఖర్చవుద్దండి. <giggles> అలాగా, వివాహం వంటి నిర్ణయాల్లో, మీ భవిష్యత్తుని ఎలా ఊహించారు? ఏం జరిగింది? మీ అనుభవాలు ఏమన్నా ఉంటే చెప్పగలరా?
హుహు. <chuckles> ఓకే. అవును. అవును. హుహు. ఓహో! చెప్తానండి ఖచ్చితంగా, అసలు వివాహం అంటేనే అసలు, అసలు తా ఎలా ఉంటుందంటే, <smacks lips> లేని తలపోటుని తెచ్చుకోడం, లేదంటే లేని రోగాన్ని <chuckles> తెచ్చుకోడం, లేని ఇబ్బందులన్నీ ఇంట్లోకి తెచ్చుకోవడం. అంటే ఆ! ఎలా అంటే, అసలూ కొంతమందంటారు ఆ! మీరు జెప్పారు గదా! హ్మ్. సముద్రాన్నయినా ఈదగలవు గాని, సంసారాన్ని ఈదలేవురా నాయనా అంటారుగా! ఎందుకంటారు? మనకొచ్చే ఆ భాగస్వామి అలాంటిదనమాట. మనల్ని మనల్ని క్రి దేవుడు సృష్టిచ్చాడు గాని, మన భాగస్వామిని ఏమనుకుని సృష్టిచ్చాడు, కొన్ని కొన్ని సార్లు, ఎ ఎల ఎలా స్వామి అసలు ఎలాగ, ఎలా ఇలా సృష్టించావు? ఏం జెప్పినా అర్థం కాదేంటి? అసలేం మాట్లాడినా వినదేంటి? ఆ! ఇట్లా అనాలనిపిస్తదప్పుడప్పుడు, దేవుడితోటి పైన జూస్తూ.
తలపోటు, రోగం, ఇబ్బందులు ఏం జెప్తున్నారండీ! అవునండి.